ఆ! అంటే నీళ్లు తగ్గినప్పుడు అవి కొన్ని బయటకి వస్తుంటాయి కొన్ని. అలా మేమెళ్ళినప్పుడు లక్కీగా చూసామనమాట. భలే బాగనిపించింది! ఎందుకంటే అది నీటిలో నుంచి అంటే పూర్తిగా కూడా బయటికెళ్లకుండా కొంచెమే చూస్తుందనమాటది. మీకు తెలిసే ఉంటుంది. మొసళ్ళు ఏదో నీటి పైన తేలి ఆడుతున్నట్టుగా కనిపిస్తుంటాయన్నమాట. ఏదో చెక్క అలా
అమ్మ బాబోయ్! <chuckles> అవును. అవును. అవునవును. అంతే కదండి. అవును. అవి కళ్ళు బయట పెట్టి అలా చూస్తూ అలా పడుకుంటాయి. పైన.
చూస్తూ చూస్తూ కనపడుతూ ఉంటాయండి. అంత పెద్ద జలాశయంలో దాన్ని చూడడం అనేది అదొక మంచి ఎక్స్పీరియన్స్ అనుకోండి. లైవ్‌గా చూడడము. అయితే మేము అంటె దగ్గరికి ఆహ్, దిగి కొంచెం ఆహ్, డిస్టెన్స్‌లో మెయింటైన్ చేసి చూసామనమాట. మేము.
అవును. హ్మ్. నిజమే అండి. ఎందుకంటే దగ్గరికి వెళ్తే చాలా రిస్క్ కూడా.
ఇక కానీ ఎక్కువగా మనం చూసినం మేము ఎక్స్‌పెక్ట్ చేసినంత మాత్రం లేదు. వాటర్ అవి తగ్గిపోవడం వల్ల. <chuckles>
అవును. అది కొంచెం మీరు బాధపడుంటారు. ఆ! మరి ఆ!
డిస్సపాయింటయిన పార్టు. కానీ మంచి పాజిటివ్ పార్ట్ ఏంటంటే
హ్మ్.
అక్కడ బ్రిడ్జ్, బ్రిడ్జ్ మీద ఫోటోస్ దిగడము. సీనరీస్ అవి చాలా బాగుండి. సెకండ్ థింగ్ ఏంటంటే మా క్యాంపింగు అక్కడ చాలా బాగొచ్చిందనమాట.
ఓకే. క్యాంపింగ్ చాలా బాగా సెట్ అయింది అయితే మొత్తానికి?
ఆ! చాలా బాగా సెట్ అయింది. మేమనుకున్నటువంటి మంచిగా బాయిల్డ్ ఎగ్సు, చికెన్ ర మేము దాంట్లో మా దాంట్లో ఉన్నటువంటి ఒక ఆహ్, ఫ్రెండ్ చాలా బాగా కుక్ చేస్తాడన్నమాట వాడు.
ఓకే. హమ్మయ్య! అయితే మీ లక్ బావుంది ఒక మంచి చెఫ్ కూడా ఉన్నారన్నమాట మీలో ఒకళ్ళు. <chuckles>
ఆ! క్యాంపింగ్‌లో. ఆ! అయితే ఇక్కడ క్యాంపింగ్‌లో కూడా ఎంత బాగా అనిపిస్తుందంటే. ఆహ్, వెళ్ళగానే ముందన్నీ మనం సరంజామా తెచ్చుకునే దించుకోవడము. అక్కడ ఆహ్, ఒకడికి అంటే టాస్క్‌లన్నమాట. ఒకళ్ళకొకళ్ళు డివైడ్ చేయడం ఒకడికి అరె! నువ్వు ఆనియన్ కట్ చెయ్, నువ్వు టమాటా కట్ చెయ్, నువ్వు కొత్తిమీర కట్ చేయి ఆ పచ్చి మిర్చి ఆ! ఉండవు.
అవును. <laughs> అంతే కదండి. ఇప్పుడు ఇంట్లో అనుకోండి, అలాంటివి ఏమి ఉండవు ఏంటంటే అంతా అమ్మ చూసుకుంటారు. అదే ఇలాంటి ప్లేసుల్లోకెళ్తున్నపుడు మాత్రం ఖచ్చితంగా మనం అందరికి ఒక్కొక్కటి ఇచ్చేయాలి.
చూసుకుంటా ఉంటావా? ఆ! చు ఒకడు కింద డేరా వేయాలి. తర్వాత ప్లేట్స్ అవన్నీ సెట్ చేయడము. ఒకడు వంట దగ్గర ఇద్దరుండడము రెడీగా. తర్వాత ఆహ్, చికెన్ ఆ చికెన్ గాని కడిగి శుభ్రం చేయడము. ఇలాంటి పనులని అంటే అక్కడ ఎలా ఉండిందంటే ఆరోజు పనులను డివైడ్ చేసుకొని చాలా భలే టాస్క్ హ్యాపీగా చేశామన్నమాట ఆరోజు. అదొక మెమరబుల్ డే, మెమరబుల్ మొమెంట్ ఆల్వేస్.
అవును. అవును. నిజంగా. ని ఆహ్.